అయితే, మన జీవితంలో కొన్ని కొన్నిసార్లు, అనుకోని విధంగా, మనం అనుకున్నట్టుగా జరక్కుండా ఆహ్, మనం అనుకోని విధంగానే కొన్నిసార్లు మార్పులనేవి జరుగుతా ఉంటాయి. అయితే మీరు, మీ జీవితంలో ఆహ్, జరిగిన మార్పు గురించి నాకేమన్నా కొంచెం చెప్పగలరా?
అవునూ. ఆహ్, ప్రతి ఒక్కరి జీవితంలో మార్పనేది, పక్కా సహజంగా జరుగుతూనే ఉంటుంది. అది గూడా నా జీవితంలో గూడా మార్పు జరిగింది. ఎలా అంటే, నా జీవితంలో ఒక పెద్ద మార్పుంది. అదీ ఏంటంటే, నన్ను పూర్తి కొత్త వ్యక్తిగా మార్చేసిందన్నమాటది. అంటే, అదీ ఆహ్, నేను పెద్దదన్నట్టు ఏం చెప్పను. బట్ అది నేను, నేను పెద్దదన్నట్టు చెప్పను గానీ అది పెద్దదానిగా భావిస్తాను.
అవునండి. అవునా! ఓకే. ఏం మార్పండది? పెద్దది కాకపోయినా గానీ, అది మీ జీవితంలో ఒక మార్పునిది తీసుకొచ్చింది. ఖచ్చితంగా!
అవునవును. ఎట్లంటే, ఒక పాత అలవాటునొదిలి, కొత్త అలవాటు నేర్చుకోడం ఆహ్, వల్ల నాకున్న ఆహ్, నాకు వచ్చిన మార్పిది చాలా అనమాట. అంటే, నా జీవితాన్ని పూర్తిగా మార్చేసిందది.
ఓకే. ఓకే. అంటే పాతలవాట్లేవుండేవండి అప్పుడు మీకు ముందు?
అంటే ఎట్లంటే, ఇవ్ అంటే నార్మల్‌గా నేను ఆహ్, బీటెక్ జేస్తున్నప్పుడు నాకు ఆహ్, నేను వేరే అంటే, నాకు బ్రాంచ్ నేను ఇక్కడ సిఎస్‌ఈ తీసుకున్నా అనమాట బీటెక్‌లో. <smacks lips> బట్ నాకు బ్యా హ్మ్. సిఎస్ఈ‌లో. సో, నా బ్యాగ్రౌండొచ్చేసి నేనూ డిప్లమో మైనింగ్ జేశాను. బట్ ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడికొచ్చేసరికీ, నాకు ఎట్లంటే, ఇప్పుడా ఇక్కడేమో కోడింగ్ కావాలి. అక్కడేమో నాకు మైనింగురించుండేది. సో, ఈ రెండిటికి నాకు హ్మ్?
సి సిఎస్ఈ రా? ఓకే. మైనింగ్‌లు చేసారా మీరు? మైనింగ్‌లో చేసారా మీరు?
అవునవును. సో మైనింగ్‌లో చేసి మళ్ళీ ఇటొచ్చేసరికి నాకు అంటే ఆహ్, కొంచెం సమయం నాకేమర్థం కాలేదనమాట. ఒక 3, 4 మంత్సు. అసలు ఏం చేయాలి? ఏంటి?
మీరు మైనింగ్‌లోనే ఎందుకు కంటిన్యూ అవ్వలేదు బిటెక్‌లో కూడా?
యాహ్! నేను అక్కడ ఏం జరిగిందంటే మైనింగు కొంచెము ఆహ్, బయటెట్లా జరుగుతుందంటే ఆహ్, అంటే ఎక్కువ బ జాబ్స్ లేనట్టు అంటే మనకి నోటిఫికేషన్స్ రానట్టు జరుగుతుందనమాట. అప్పుడా సిట్యుయేషన్‌లో.
ఓకే.
సో కొంచెం ఎందుకు అంత టాస్క్ తీసుకోవడము, ఒకసారి చేంజ్ అయిపోతే బావుంటుందన్నట్టు, సరే చేంజ్ అయిపోయాను నేను. సరే, నాకొక సీటొచ్చేసింది. అది మొత్తం అయిపోయింది. బట్ స్టార్ట్ అయిన 4, 4, 5 మంత్స్ వరకు అసలు నాకు నేనెట్లంటే బ్లాంక్ అయిపోయాననమాట నేను. అసలు అక్కడ మనకి తె
ఓకే. అంటే మీరు మైనింగ్ ఎంచుకున్నప్పుడు ఆ దాంట్లో ఇంట్రెస్ట్ అనే ఇంట్రెస్ట్ ఉండి ఎంచుకున్నారా? మీ డిప్లొమా అప్పుడు?
హ్మ్. యాక్చువలి ఇప్పుడు కొంచెమైనా బ్యాక్‌గ్రౌండ్ అదుంటే ఆహ్, ఆహ్, కొంచెం, కొంచెం ముందు నేర్చుకొని ఇప్పుడు కొంచెం స్టార్ట్ చేసి కొంచెం, కొంచెం అదెట్లా కొంచెం ఆహ్, ఎట్లా అంటే గట్టిగా బిల్డ్ అయ్యేది. బట్ ఇక్కడ నాకేమో స్టార్టింగ్ స్టేజ్. అది స్టార్టింగ్ స్టేజ్ గూడా.
అవును. అవును. అయితే మనం డిప్లొమా తర్వాత బీటెక్‍లోకెళ్తే ఒకేసారి సెకండ్ ఇయర్‌లోకి వెళ్తారు గదా! మీరు అలానే వెళ్లారా? ఓకే.
హ్మ్. హ్మ్. అదే చెప్పబోతున్నాను. అది గూడా స్టార్టింగ్‌లో డిప్లొమా చేసిన తర్వాత బీటెక్‌లో సెకండ్ ఇయర్‌కి వెళ్ళిపోతాం డైరెక్టు. సో వీళ్ళు ఫస్ట్ ఇయర్ చేసిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి కొంచెమైనా తెలిసుంటుంది.
అవును. వాళ్ళకి బేసిక్స్ అనేవి చెప్పేస్తారు ముందే. ఫస్ట్ ఇయర్‌లో.
ఆ! నెక్స్ట్ మనము పోగానే వాళ్ళకి ఫస్ట్ ఇయర్ అంటే వాళ్ళు ఆహ్, వాళ్ళని మనం అంటే సెకండ్ ఇయర్ వెళ్ళిన వాళ్ళని లాడర్ ఎంట్రీ అంటారనమాట.
అవును, అవును.
వాళ్ళని రెగ్యులర్ అంటారు. అట్లా వాళ్ళు రెగ్యులర్ వాళ్లేం చేశారంటే, వాళ్ళకి మనకి పరిచయం కావడానికి దాదాపుగా టైమ్ పడుతుంది. అంత ఈజీగేం కాము. అంటే చదివే వాళ్ళు ఎవరు? చదవని వాళ్ళు ఎవరు? తెలిసి
అవును. ఎందుకంటే వాళ్ళు ముందు మొత్తం సంవత్సరం నుంచి ఉంటారు కాబట్టి, వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళు వాళ్ళు కొంచెం దగ్గరగా ఉంటారు.
హ్మ్. అవునవును. ఫస్ట్ నుంచి వాళ్ళుంటారు కాబట్టి సో అట్ల అయితుంది. బట్ ఇక్కడ నా విషయంలోకి వచ్చేసరికి గూడా అంతే అయిందనమాట. కొంచెం లేట్‌గా ఫ్రెండ్‌షిప్ అవ్వడము ఆహ్, నాకేమి అర్థం కాకపోవడము. ఇప్పుడు మనం చదవకపోతే మనకి నెక్స్ట్ స్టేజ్ లేదు. చదువు అసలు మనము అది ఎట్లా ఆపే స్థితిలో లేము.
ఓకే.
సో ఎలా అయినా కష్టపడాలి. ఇప్పుడు లైఫ్‌లో ఏదో ఒకటి చేయాలంటే ఎలాగైనా కష్టపడాలి. అలా నేను ఫస్ట్ నాకు 6 మంత్స్ వరకు ఆహ్, నిజంగా చెప్పాలంటే నాకు చాలా అంటే చాలా ఇబ్బందికరంగా అనిపించిందనమాట. అబ్బా! ఇది నేను చేయగలనా? అన్నట్టు.
ఖచ్చితంగా. అంటే భయంగా కూడా ఉంటుంది గదా! కొంచెం మనం చేయగలమా? లేదా? అసలు కరెక్ట్‌గానే ఎంచుకున్నామా? లేదా అని కూడా ఒక భయం అనేది ఉంటుంది లోపల. అది గూడా ఉందా మీకు?
హ్మ్. హ్మ్. అవునవును. సో ఆ టైమ్‌కి ఇగ నేను ఒక్కటే ఫిక్స్ అయిపోయాను. ఇక చేయగలమా లేదా? అనేది పక్కన పెట్టేసి ఇక నాకు నా జీవితాంనికి ఒక మార్పు రావాలి అనేసి, ఒకరిని నేను ఎట్ల అంటే కన్సీస్టన్సి మెయిన్టెనెన్స్ అన్నమాట. అంటే ఒక మంచి షెడ్యూలేసుకొని ఆహ్, సరే అది మొత్తం ఇయర్ మొత్తం పాటించకపోయినా...
ఓకే.
ఒక, ఫస్ట్ ఒక 4, 5 మంత్స్ పాటిస్తే ఆహ్, పాటిస్తే అయినా, కొంచమైన గ్రిప్ అయినా వస్తుంది కదా, ఆ సబ్జెక్ట్ మీద మనకి. సో, అలా నేను నా మనసులో అనుకోని, ఇక స్టార్ట్ చేసానన్నమాట.
హుహు. అవును, అవును, అవును, అవును. అంటే టైమ్ టేబుల్ అంటే మీరు ఎలా ఎలా వేసుకున్నారండి? అంటే ఉదయం లేగటం, చదువుకోవటం ఇట్లానా?
డెఫినేట్‌లీ నా టైమ్ టేబులొచ్చేసి నేను ఉదయం ఉదయం తీసుకున్నాను. అంటే, ఉదయము నార్మల్‌గా ఫస్ట్ 6 మంత్స్ మీకు చెప్పాను కదా! కొంచెం కష్టం అయితుంది. ఆ టైమ్‌కి మాకు కాలేజ్ దగ్గరే ఉండేదన్నమాట. 8కి లేస్తాం 9కి కాలేజ్‌కెవెళ్ళిపోతా.
అవును. అవును. ఓకే. ఓకే.
బట్, ఇక్కడ నేనేం చేశానంటే, 6కే లేచాననమాట. సిక్స్ ఆహ్, 6కి లేసేసి, ఆ 6-8 చదివేసి 8-9 రెడీయ్యెళ్ళిపోయాననమాట. సో, ఇక్కడ 6-8 ఆ 2 అవర్స్‌లో నాకు ఎట్లా అంటే, ఇట్లా రోజుకి కొంచెం, కొంచెం, కొంచెం అసలు ఏం రాకపోయినా, ఆ యూట్యూబ్ ఆహ్, యూట్యూబ్ వీడియోస్ నెక్స్ట్ సోషల్ మీడియాలో ఏమైనా వీడియోస్ చూసి, చూసి, చూసి ఇక నేర్చుకోవడం స్టార్ట్ చేసేశాననమాట.
ఓకే. అంటే ఆ సమయంలో, మీకు ఇంకా ఎవరు మీ తోటి స్నేహితులు గాని లేపోతే, ఈ రెగ్యులర్‌లో ఉండేవాళ్ళు గాని, ఎవరు స్నే వాళ్ళతో స్నేహం చేయటం. వాళ్ళ దగ్గర నేర్చుకోవడం గాని ఏమి చేయలేదా మీరు ఆ సమయంలో?
సో, డెఫినిట్ యాహ్! డెఫినైట్‌లీ. అది ఫస్ట్ నాకు కొంచెమైనా స్టార్టింగ్‌లో నేను కూడా అనుకున్నా. వాళ్ళ దగ్గర నేర్చుకోవాలంటే, వాళ్ళు మనల్ని మళ్ళీ ఏదో ఒక క్వశ్చనేస్తారు. సో, అది చెప్పకపోతే మనం అక్కడ బ్యాడ్ అయిపోతాము. వీడికి ఏమి రాదు అన్నట్టు ఆహ్, అట్లా, అట్లా కన్వే అవుతామనేసి. నేను ఏం చేసాను ఆహ్, ఫస్ట్ చదువుకొని, నార్మల్‌గా నాకు నేను నేర్చుకొని, తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని అడిగాను. వాళ్ళు వాళ్ళు కూడా అసలు ఎలా అంటే, చాలా మంచి వాళ్ళనమాట. ఎట్లా అంటే, "నువ్వు ఏ టైమ్‌కైనా ఫోన్ చేయండి. ఓహ్, నైట్ లెవెన్‍కైనా ఫోన్ చేయండి," అంటే 12:00 వరకు ఉంచ ఉన్నాం గానీ. 11:00 వరకు ఫోన్ చేయండి. ఏ టైమ్‌లో అయినా మనకి హెల్ప్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారనమాట.
ఓహ్! ఓకే. ఓకే. అవునవును. నిజమే. ఓకే. అంటే మంచి స్నేహితులే దొరికారు అయితే మీకు. సపోర్ట్ చేసేలాగా.
ఇట్లా ఫోన్ చేస్తే, ఆ నెక్స్ట్ ఆ! ఆ! ఆ! ఇట్లా ఫోన్ చేసి ఆ నెక్స్ట్ ఏం కావాలి, ఓకే, ఆ నెక్స్ట్ అంటే ఫోన్ ఆహ్, కాల్ కట్ చేసే ముందు కూడా ఇంకేమైనా ఉంటే కాల్ చేయి ఏం లేదు అన్నట్టు మాట్లాడతారు. అంటే, ఈ రెగ్యులర్ వాళ్ళు అంటే వెళ్లి వాళ్ళు మాట్లాడడం సహజం. నార్మల్‌గా వీళ్ళు మేము బయట నుంచొచ్చాం, వాళ్ళు బయట నుంచొచ్చారు. కాబట్టి కొంచెం కలవడానికి ఆహ్, ఫాస్ట్ ఉంటుంది.
అవును. అవును. అవును.
బట్ రెగ్యులర్ వాళ్ళు ఏంటి, వాళ్ళు నాకన్నా ఎక్కువ నేర్చుకున్నారు అన్నట్టు వాళ్ళకి ఫీల్ ఉంటుంది. బట్ ఆ ఫీల్ లేక కుండా ఆహ్, "నువ్వు ఏ టైమ్‌కైనా కాల్ చేయి ఆహ్, చెప్తాను" అనేసి. ఒక మంచి ఫ్రెండ్ అనమాట గణేష్ అని.
ఓకే.
హ్మ్. ఆయన ఈ టైంకనే చెప్పేసారనమాట. సో, అప్పుడ నేను నేర్చుకున్న సబ్జెక్ట్ పేరు పైథాన్. కోడింగ్ సబ్జెక్టు.
ఓకే. ఓకే. పైథాన్‌తో స్టార్ట్ జేసారా మీరు నేర్చుకోవటం?
సో, ఆ హ్మ్. సో, ఆ పైథాన్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయడం వల్ల, నాకు నేర్చుకున్నా అనమాట. కోటింగసలు ఏం చేయాలి? ఎలా చేయాలనేసి. నార్మల్‌గా
మొదట్లో కష్టంగానే అనిపిచ్చిందా, అది పైథాన్ నేర్చుకునేటప్పుడు?
హా! ఫస్టు అసలు చాలా కష్టంగా అంటే, చాలా కష్టంగా అనిపిచ్చింది. ఎందుకంటే, ఒకటి గుర్తుంటే, ఒకటి గుర్తుండదు. నెక్స్ట్ ఒకటి, ఒకటిప్పుం టిప్పూ గుర్తుంటే, నెక్స్ట్ మళ్ళీ సాయంత్రంకి అంటే, నేను మళ్ళీ ఈవినింగొచ్చి, మళ్ళీ రివిజన్ చేసుకుంటా అనమాట మార్నింగ్ ఏం జేశాను.
ఓకే. ఓకే.
హ్మ్. సో, మళ్ళీ ఆ టైంకి నాకు గుర్తుండదు. అబ్బ! అసలు ఏం చేయాలి? అసలు నే చెయ్యగలనా, ఏంటి అన్నట్టు, మళ్ళీ ఆహ్, రైజ్ చేసుకున్నా. మళ్ళీ అట్లా నార్మల్‌గా క్లాస్‌కి వెళ్ళి, మేము అట్ల మాట్లాడుకుంటాం గదా! ఇల ప్రాక్టీస్ చేశాను. అసలు చేయబుద్ధిగాట్లే, అట్లా అర్థం గాట్లే అంటే, ఇహ ఆయన కూడా అంతే చెప్పాడు "ఫస్ట్ అర్థం కాదు. మాకు గూడా అర్థం కాలేదు. తర్వాత తర్వాతనే, అది మొత్తం అంటే అర్థమవుతుంది" అన్నట్టు చెప్పారు.
ఓకే. అవునవును. ఓకే.
సరేలే ఇగాయన చెప్తున్నారనేసి, నేను గూడా ఇగ స్టడౌ చదవడమే ఇగ. ఏం జరిగినా, ఒకటే కన్‌సిస్టెన్టీ, ఒకటే స్టాండర్డ్ మీద, ఒకటే
అయితే, మీ తోటి విద్యార్థులతో కాకుండా, ఈ సమయంలో, మీకు ఆహ్, ఓహ్, ఏవన్నా, ఎవరైనా ఉపాధ్యాయులు ఏవెనా ఉపయోగపడ్డారా? వాళ్ళ దగ్గరికెళ్ళి, మీరు నాకిట్లా రావట్లేదు సార్
యాహ్! డెఫినెట్లీ. ఉపాధ్యాయులు ఉపయోగపడతారు గానీ, హ్యసే నేను లిటరల్‌గా చెప్తున్నాను. హ్యాజ్ ఎల్లీగా. నేను వాళ్ళనొక్క వెళ్ళి, ఒక కొషనడిగింది లేదు. వాళ్ళేమేనా బోర్డ్ మీద ఏమైనా చెప్పారా? అది నోట్ చేసుకొని, దాన్ని చదువుకోవడాన్ని తప్ప నాకంతా ఇప్పుడు ధైర్యమంటారు కదా! ధైర్యం ఉంది బటు, మళ్ళీ వాళ్ళొక క్వషన్ ఏహేస్తే, అపుడందరి ముందు ఒక క్వషనేసి, అంటే, ఇప్పుడు ఒక బేసిక్ క్వషనే వేసేరనుకోండి. హ్మ్.
అంటే, అందరు ముందు కాదు. అంటే, ఆహ్, పర్సనల్‌గా వాళ్ళ ఆహ్, క్లాస్ రూమ్‌లో ఎవరు లేనప్పుడు, అట్లా అడగటం గాని ఎప్పుడైనా ప్రయత్నించారా?
పర్సనల్‌గా అక్కడికట్ల ఏం వెళ్ళలేదు. నార్మల్‌గా, ఇప్పుడు వాళ్ళకేమెనా చెప్తే ,ఆ క్లాస్‌లో మళ్ళీ అందరి ముందు లేపి
ఓకే. అడగొచ్చు కదా? ఇప్పుడెందుకు అడుగుతున్నావు? అని జెప్పేసంటారని, మీరు వెళ్ళడానికి ఇష్టపడలేదు.
ఆ! ఇక ఎందుకనేసి, ఆహ్, వాళ్ళు చెప్పిన డౌట్లే నాకు స్టూడెంట్ చెప్పేసారింక. వాళ్ళ దగ్గర నాకేం అవసరం ఉండదు.
ఓకే, ఓకే, ఓకే.
ఆ! జస్టు వాళ్ళు చెప్పింది వి ఆహ్, వింటాను. వింటాను ఏమైనా అర్థం కాకపోతే, వాళ్ళు చెప్పిన టాపిక్స్ నేను ఇట్లా సొ, ఆహ్, యూట్యూబ్‍లో అక్కడ, ఇక్కడ చూస్తే, నాకర్థమైపోతుంది సింపుల్‌గానే.
ఓకే.
సో, నేను అక్కడ అట్లా నేర్చుకోవడం వల్ల, ఎట్లంటే కొంచెం, నాకొక మంచి గ్రిప్పోచ్చిందనమాట, ఒక సబ్జెక్ట్ మీద.
ముకే అయితే, మీ రోజువారీ జీవితం ఎలా మారిందండి, ఇది నేర్చుకునే సమయంలో? మీరెప్పుడైతే టైం టేబులేసుకున్నారో అప్పుడా మీ రోజువారీ జీవితం అనెలా
ఆ రోజువారీ మీరు చెప్పినట్టు, రోజువారి జీవితం చాలా బిజీ షెడ్యూల్‌లో మారింది. నేన్ నేనది చెప్పగలను. ఎందుకంటే, పొద్దున్నే లేస్తాను, అలా అంటే, పొద్దున్నే లేసి చదువుకుంటాను, చదివిన తర్వాత ఏం చేస్తాను, ఫ్రెష్ అప్పవుతాను. ఫ్రెష్ అప్పెళ్లి కాలేజ్‌కెళ్తాను. సరే కాలేజ్‌లో ఎక్కువ చదివినా చదవకపోయినా, ఇప్పుడు మనం కాలేజ్‌కెళ్ళినామంటే, ఆటోమేటిక్‌గా ఒక సిస్టమాటిక్‌గా, ఒక డిసిప్లిన్‌గా ఉండాల్సిందే.
ఓకే. అవును, అవును.
సో, అక్కడ సిస్టమాటిక్, డిసిప్లినప్పుడు, మనకి ఎంజాయ్ జేయడానికేం చాన్సుండదు. సో, అక్కడ కూడా బిజీ షెడ్యూలే ఉండేది. నెక్స్ట్, ఈవినింగొస్తాను, ఈవినింగు మాకు ఫోరుకైపోతుంది, ఫోర్ టూ ఫైవ్ థర్టీ వరకు నేను గ్రౌండ్‌లోనే ఉంటాను.
అవును. మీరు ఎంజాయ్ చేయడంలో అంటే కుదరలేదన్నారు గదా! మరి ఎప్పుడైనా ఫ్రెండ్సెక్కడైనా పార్టీలు గాని, లేపోతే ఆడుకోవడానికి పిలిచినప్పుడు, అలాంటి సమయంలో మీరు వాళ్ళకెలా చెప్పేవాళ్ళు, మీరు?
ఆ! అదే, ఫోర్ టూ ఫైవ్ థర్టీ వరకు నేను గ్రౌండ్‍లోనే ఉంటాను. నాకు క్రికెటంటే చాలా ఇష్టం, దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ కొంచెం మైండ్ రిలీఫు ఫిజికల్‌గా అంటే మెంటల్
ఓకే. ఈ షెడ్యూల్‌లో క్రికెట్ కూడా పెట్టేసుకున్నారా మీరు?
అవునవును. సో, ఇట్లా ఫిజికల్‌గా, మెంటల్‌గా కొంచెం పికప్పయ్యి, నెక్స్ట్ ఇఫ్ నా నాకనిపిస్తుంది, ఇవి ఉంటేనే మనము చదవగలము అన్నట్టనిపిచ్చింది. ఎందుకంటే, ఇప్పుడు 4:00కే వెళ్ళి చదివితే, ఎక్కుతదో ఎక్కదో ఏమో గానీ, నేను మంచిగా కాసేపు ఆడి, గ్రౌండ్‍లో తిరిగి, అంటే గ్రౌండ్ మొత్తం రౌండ్స్ వేసి, మళ్ళీ ఇక్కడ ఫ్రెష్ అప్పయి చదివితే, ఒక గంటయినా చదువుతాను. ఆ గంట గూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏదో చదివినట్టు అంత స్ట్రెస్ అనిపియదు, నెక్స్ట్ ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసినట్టు గూడా నా
ఓకే. బుర్రకనేది ఎక్కుతుందనమాట మీకు దీనివల్ల.
హ్మ్. సో, నాకు గా నాలెడ్జ్ గెయిన్ చేసినట్టు
ఓకే. అయితే ఏయి మీరు ఇట్లా ఈ షెడ్యూల్ జేసుకునే ఈ ధోరణిలో, అంటే ఇప్పుడు ఏదైతే మీరు చేసుకున్నారు గదా! ఇప్పుడు మీస్ కుటుంబం నుంచి సపోర్టెలా ఉందండి మీకు? వాళ్ళ ఉంచి సంబంధాలు గాని అట్లా ప్రభావం ఎలా చూపిందా?
హ్మ్. హ్మ్. యాహ్! డెఫినిట్లీ. వాళ్ళు గూడా, వాళ్ళంటే ప్రతి వాళ్ళకి నెక్స్టు ఎడికేటెడ్ ఏం గాదు వాళ్ళు. సో, నేను ఏమైనా కావాలి, నాకు ఇట్లా సిట్యుయేషనిలా ఉందంటే, వాళ్ళు గూడా నన్ను 100% మోటివేట్ చేసారనమాట. ఎట్లంటే, వాళ్ళకి నేను చెప్పాను గదా! మీకు ఇట్లా, నాకేం అర్థం కావట్లేదనేసి. ఫస్టు వాళ్ళకీ చెప్పా నేను ఫోన్ చేసి, <tsk> నాకిట్లా ఏం అర్దం కావట్లేదు. అసలు ఏం చేయాలో, ఏమో అర్థం అవలేదంటే, వాళ్ళు గూడా సేమ్, ఏమన్నారంటే, "ఆ! నువ్వు ఫస్టేం అర్థం గాదు, ఎవరికైనా ఏమి అర్థం గాదు. నువ్వుండు, నెక్స్టు ఒక సరే ఒక సంవత్సరం ఉండు. సంవత్సరం తర్వాత ఉండకపోతే ఆన్ అర్థం కాకపోతే, ఒకసారప్పుడు చెప్పు. నువ్వు ఆహ్, చదవడం అవి ఇవి చేసే నీకెందుకు రాదు?" అనేసి ఆహ్, మాట్లాడారు.
ఓకే. ఓకే. ఓకె, "అంటే, ఓ సంవత్సరం అయితే ట్రై చెయి, తర్వాత అవ్వకపోతే చూద్దాం, వేరేదన్నట్టు", వాళ్ళు మీకో సపోర్టనేది ఇచ్చారన్నమాట.
సో, ఇట్లా మన పేరెంట్స్ గూడా అంతే అంటున్నారు. హ్మ్. ఆహ్, సో, వాళ్ళు, వాళ్ళు గూడా అంత మోటివేట్ జేయడం వల్ల, సరేలే, ఇలా చూద్దాము, ఇక ఉందాము, మళ్ళీ తీసుకున్నాం గదా! అనేసి, నేను గూడా ఏం చేశానంటే, అది యాహ్, దీనికే అడిక్ట్ అయిపోయాను అనమాట. దే దీన్నే చదవడము, రాయడము, ఎట్లంటే నాకు రాకపోతే ఏమైనా సింటాక్సెస్ ఉంటాయి దాంట్లో, ఆ సింటాక్సెస్ రాకపోతే నేను ఎట్లంటే టెన్ ఆహ్, 5-10 టైమ్స్ ప్రాక్టీస్ జేశానా సింటాక్సెసు.
ఓకె. అవును. ఓకె.
సో, ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల నాకే ఎట్లంటే, నాకు కొంచెం కాన్సంట్రేటుగా అనిపిస్తుంది. ఆహ్, నెక్స్టూ, నేనేమైనా నేర్చుకున్నప్పుడు అది నాకు ఎక్కేస్తే, అంటే నాకు బ్రైయిన్‌లోకెళ్ళిపోతే అబ్బా! నేర్చుకున్నాననేటి ఒక ఫీలుండి, ఆ ఫీలెట్లంటే పర్సనల్‌గా ఎళ్ళిపోయి
అవునదొక కాన్ఫిడెన్సనేదొ, మన మీద మనకి ఆత్మవిశ్వాసం అనేదొకటి పెరుగుతా ఉంటది. ఒకటి నేర్చుకున్నాం ఇవ్వాళ అని జెప్పేసి.
అవునవును. ఆ కాన్ఫిడెన్స్ పెరిగిపోయి. నెక్స్ట్ ఇంకా చదవాలి, ఇంకా చదవాలని పెరిగిపోతుంది. అదే ఒక్కొక్క సిట్యుయేషన్‌లో, ఒక ఇప్పుడేమంటారు, ఒక్కొక్క ఈ లెసన్స్‌లో ఏం అర్థం కాకపోతే చికాకులేసది. ఇప్పుడు నేను రోజు గంట చదివేది, ఒక అర్ధ గంట చదువుతాను, 40 మినిట్స్ చదువుతాను. సో, ఇప్పుడు, ఎప్పుడైనా, ఇంట్రెస్టుంటేనే చదవడం బెస్టని నేనమ్ముతాను. ఎందుకంటే, ఆ టైంలో కొంచెం కష్టపడ్డా
అవును. ఓకె. అవును, అవును. ఐతేము అయితే మీరు దాని మీద, పూర్తిగా ఇంట్రెస్టనేది తెచ్చేసుకున్నారింక ఆ సబ్జెక్టు మీద? మీరేదైతే ముందుగా భయపడ్డారో, ఇప్పుడైతే దాని మీద ఇంట్రెస్ట్ వచ్చేసిందా?
హ్మ్. హ్మ్. సరే, ఇంట్రెస్టున్నప్పుడు చదవడం వల్ల, ఆ టైంలో కొంచెం కష్టపడ్డా మనకి ఫాస్ట్‌గా ఎక్కుతుంది. అండ్ ర్యాపిడ్‌గా, రా ర్యాపిడ్‌గా మూవ్ అవుతుంది బ్రెయిననేది.
అవును. అవును.
హ్మ్. బట్ ఇంట్ ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎంత చదివిన, అది ఒక క్వశ్చన్ కూడా ఎక్కదు. ఆన్స‌ర్ కూడా ఎక్కదు. సో, నేను ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడానికె ఆహ్, చూస్తాను. అండ్, నాకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మాత్రమే నేను చదువుతాను.
అవును. అవును. ఓకే. అయితే, చివరికైతే, ఇది మీ జీవితంలో ఒక, ఒక మార్పు అనే చెప్పొచ్చా? అంటే, మీ వృత్తిరీత్య, వృత్తి మీద కూడా ప్రభావం చూపించిందా?
సో, ఇలా చేయడం వల్ల ఎట్లంటే ఇప్పుడు నాకు, ఒక మంచి హ్మ్. హ్మ్. ఇప్పుడు ఎట్లంటే, ఇప్పుడు ఇ ఇది చేయడం వల్ల, నాకొక, ఒక సబ్జెక్ట్ వచ్చినట్టు ఉంది. ప్లస్ ఇప్పుడు నేను, బయటకి ఏమైనా ఇంటర్వ్యూస్‌కైనా, ఎక్కడికి వెళ్ళినప్పుడు, సరే 100% ఎవరు ఇయ్యలేరు. అది ఎవరైనా, మరి ఎవరేరేమో నా గురించి తెలియదు గానీ, నేనైతే నా 100% అంటే, నా 100% ఇస్తాను. బట్ నా అక్కడ, 100% సబ్జెక్ట్ లేదు. ఎట్లంటే, ఎక్కడో ఒక దగ్గర అది చాలా పెద్ద సబ్జెక్టూ, దాన్ని మనం 100% చదవాలని అంటే ఏం లేదు, నార్మల్‌గా ఇంటర్వ్యూస్‍లో మనకి ఏమి ఇంపార్టెంటో, వాళ్ళేమి అడుగుతారు? మనమేం చెప్పగలం అనేసి, అవి కొంచెం ఓవర్‌వ్యూ చేసుకొని, అవి బాగా ప్రాక్టీస్ చేసి, అవి చేయడం వల్ల, కొంచెం నాకు ఇంటర్వ్యూ క్రాక్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా!
అవును, అవును, అవును. ఓకే. అవును, అవును, అవును. అంటే ఏమన్నా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారా అండి మీరు. మరి?
హ్మ్. సో, ఇప్పటివరకైతే, ఏమి ఇంటర్వ్యూస్ అటెండ్ కాలేదు. యాస్ ఎ టెక్నికల్‌గా. అందుకే, నేను ఇప్పుడు ఇంటర్వ్యూస్ కోసం ఆహ్, అంటే వెయిట్ చేస్తున్నానన్నమాట. ఏమైనా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకొని, ఇక అన్ని ఇంటర్వ్యూస్ నుంచి అటెండ్ అవ్వాలి ఇక.
ఓకే. ఓకే. ఓకే. అయితే మీరు ఆహ్, మీ జీవితంలో ఇది నేర్చుకుని ఈ మార్పు గురించి చెప్పారు గాబట్టి, దీన్నుంచి ఏవన్నా టిప్స్ ఏవనా చెప్పగలరా? అంటే, మీ మీలాంటి ఒక తోటి విద్యార్థికి, ఇలా ఎవరైనా బ భయపడుతున్నప్పుడు ఇలాంటి బాధపడుతున్నప్పుడు కోర్స్ విషయంలో, ఆహ్, వాళ్ళకి మీరెలాంటి టిప్స్ ఇస్తారంటే, వాళ్ళు వాళ్ళవ్ ఉ లోపల ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోడానికి, ఏవేనా తెలియనప్పుడు ఏవేనా నేర్చుకోడానికి, ఆహ్, లేపోతే ఓ టైం టేబులేసుకోడానికి, అట్లా ఫాలో అవ్వడానికి ఏవన్నా ఒక ఆహ్, మీరు సలహాలేవెనా చెప్పగలరా?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. నేను డెఫినిట్లీ చెప్తాను. ఫస్టు నేను చెప్పే సలహా ఏంటంటే, వాళ్ళ బోడీనైనా, వాళ్ళని అంటే, వాళ్ళ కన్సిస్టెన్సీ అయినా మెయిన్‌టైన్ చేసుకోవాలి. ఎలా మెయిన్‌టైన్ చేసుకోవాలంటే, అది ఫిజికల్‌గా అయినా మెంటల్‌గయినా, కొంచెము గట్టిగంటే, ఆహ్, కొంచెం స్ట్రాంగ్‍గా మెయిన్‌టైన్ చేసుకోవాలి. సో, దానివల్ల ఏంటంటే, మన బ్రె‌యిననేది యాక్టివ్‍గా ఉంటుంది. అది యాక్టివ్‌గా ఉన్నప్పుడు, మనం ఏం చదివినా, ఏం అంటే, చదవాలనుకున్నా, కొంచెం ఫాస్ట్‌గా, ర్యాపిడ్‌గా మూవ్ అయితుంది మన బ్రె‌యిన్‌లోకి. సో, ఆ టైంలో, మనము అంటే, ఏమంటరు, కొంచెం ఫాస్ట్‌గా నేర్చుకోడానికి ట్రై జేస్తుంటాము. ప్లస్ అదెక్కుతుంది గాబట్టి, మనకి కొంచెం
ఓకే. ఓకే. అవును. అవును. య అయితే నేర్చుకునే సమయంలో, మన కొంచెం ఫుడ్, మంచి డైట్ అనేది గూడా మెయిన్‌టైన్ చేయాలి, కచ్చితంగా హెల్దీగా ఉండడానికి.
అవునవును. డెఫినిట్‌గా, డైట్ అనేది గూడా, చాలా, చాలా అంటే చాలా ఇంపార్టెంటక్కడ.
ఓకే. అయితే, చాలా బాగా చెప్పారండి మీరు. మీ జీవితంలో మీరు ఆహ్, తీసుకున్న నిల్నె నిర్ణయాల వల్ల అది, మీకు మీ మా అది ఎంత పెద్ద మార్పనేది తీసుకొచ్చిందో, చాలా బాగా వివరించారు. అయితే, మీరు ఇలానే మంచిగా నేర్చుకుంటూ, ఇంక మంచి జాబ్ కొట్టాలని, నేను కోరుకుంటున్నాను. మళ్ళీ సమయం దొరికినప్పుడు, ఇలాంటి విషయాల గురించి మళ్ళీ మాట్లాడుకుందావండి మనం. ధన్యవాదాలు మీకు.
హ్మ్. ఓకే అండి. మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.